ఇంకా బయటికెళ్ళినప్పుడండి ఇప్పుడు ఆహ్, చాలామంది మీరు చూసే ఉంటారు బయటికేళ్ళినప్పుడు ఎక్కువ ఫోన్‌లిచ్చేసి తినిపిచ్చడం ఇట్లా, ఇందాక మీరన్నారు కదా! ఆహ్, లైక్ హోటల్ గాని నేనైతే ఏంటంటే చిన్న హ్యాండ్ఫుల్ టాయ్స్ పెట్టుకుంటానండి హ్యాండ్ బ్యాగ్‌లో. ఎలా అంటే మన చిన్నప్పుడు ఒక వాటర్ గేమ్ గానీ, వీడియో గేమ్స్ గానీ, ఇట్లా ఉండేయి ఉంటాయి కదా! ఆ! అట్లాంటి పజిల్సు ఆహ్, ఎక్కువ పాకెట్ చెస్ వాడికి చెస్ అంటే చాలా ఇష్టం. పాకెట్ చెస్ చిన్న చెస్ ఉంటది చూసారా? మ్యాగ్నెట్‌ది ఆ చిన్న చెస్ ఇట్లాంటి కొన్ని ఐటెమ్స్ పెట్టుకున్నాను అనుకో బ్యాగ్‌లో. మన పని మనదే, వాడి పని వాడిదనమాట. ఆల్రెడీ ఇంట్లోనే తినిపించేసి తీసుకెళ్తాను. బయట తినడని, ఇక మనం హ్యాపీగా మనం తినేసేయచ్చు వాడి పని వాడు చేసేసుకుంటాడనమాట.
అవును. నిజమండి. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. పా ఆ! హుహు. ఓకే. ఓకే. ఆహ్, చెస్ నిజంగా చాలా చక్కటి పనండి ఈ రోజుల్లో. నిజంగా ఎక్కడ చూసినా గాని పిల్లలు మీరన్నట్లు ఇప్పుడో డు రెస్టారెంట్‌కో హోటల్‌కో వెళ్ళినా గాని ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అది వచ్చే వరకు కూడా వాళ్ళు ఈ ఫోన్లే చూస్తూ ఉంటారు. లేదు అంటే పిల్లలు పెద్దవాళ్ళని విసిగించడం కానీ ఇలా చేస్తూ ఉంటారు.
హుహు. అవునవును.